అంటే వీళ్ళేం చేసారంటే, అరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకోవడమనేదిడి మహా పాపం అనేటువంటి సత్యాన్ని ఇ ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా
ఒకా సంకల్పంలో తీసుకొచ్చే సమాజంలోకి.
ఆ! ఇలా చేస్సారన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా కాలేజీకెళ్తే వాళ్ళకి అర్హతలు ఉన్న లేకపోయినా ప్రేమించాల్సిందే. ప్రేమించి ఎవరు
ఆళ్ళని పెళ్లి జేసుకోవాలి, లేదంటే విడిపోవాలి, లేదంటే కొత్త అమ్మాయిని తగులుకోవాలి.
చూసుకోవలే. అబ్ అబ్బా! ఆ! ఆ అమ్మాయి తగులుకొ అమ్మాయి ఏంటంటే నా ఓన్ పర్సనల్ ప్రాపర్టీ ఇక అక్కడికెళ్ళేటప్పడికి. ఈ ఈ ఈ ఇహా ఈ ఆడి క్యాండేట్‌రా! అంటే ఇంకా అంతే దాని మీద వాడు పూర్తి పూర్తి హక్కులు అంటే భర్తకు కూడా అన్ని హక్కులు ఉండవేమో! అంత హ్మ్ <chuckles>
అదే గదండి! నిజమే. <laughs> ఆ! అన్నది కరెక్టే అండి. నిజమే మీరు. అలాగే జరుగుతుంది.
ఈ ఇలా అంటే ఇలా జరిగిందండి ఇవన్నీ చూసాను. సో చూసిన దాని ప్రకారంగా వీ అంటే వీ హ్మ్. వీళ్ళు చేస్తున్నవి చూస్తుంటే ఎంతో బాధనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలాంటివి చెప్పాలి ఇది చెప్పింది గాకుండా
అదే అండి. ఆ! అండి.
దీన్ని ఒకటేంటంటే మనం ఒక నమ్మలేని నిజం జేబుతారు వీళ్ళు. వీళ్ళు చూపించే బూతుని యూత్ కోరుకుంటున్నారని పేరు పెడతారు దీన్ని. ఇదొకటి ఇక్కడ. అంటే ఏ యూత్ కోరుకోవట్లేదు ఈడు చూపిస్తే ఆళ్ళు చూడ చూస్తానంటున్నారు అంతే‌గాని హ్మ్. వాళ్లొచ్చి మ మీరు చూపించండి సర్ మేము చూస్తాం. వీళ్ళు అది తప్పొచ్చు.
నిజమే. అవునవునండి. అదే కదా! దాంట్లుందే అడగడం. అహా! అసలు దాంట్ ఈళ్ళు అడిగితే అంతా బానే ఉంటదండి యూత్ అనేవాళ్ళు. సినిమా అనేది ఇలా ఉండకూడదు, ఇయి అని కొద్దిగా ఆళ్ళకి విధానంలో చెప్తే, వాళ్ళు మార్చుకుంటారు. వీళ్ళు ఓకే! సినిమాయే దింపారు సరె దాన్ని హిట్ చేసేయాలి ఇంకా హీరో ఫ్యాననుంటారు. దాన్ని హిట్ చేసేయాలి అని అలా ఒకలా పాజిటివ్ కామెంట్ ఇచ్చేసి దాన్ని హిట్ చేస్తున్నారు. వాళ్ళు దానికన్నా ఇంకా రెచ్చిపోయి ఇంకా దారుణంగా తీత్తన్నారు సినిమాలు చెప్పాలంటే.
ఆ! అవును. ఆ! అవును.